ఆ! ఖచ్చితంగానండి. ఇప్పుడు అలాగే స్కూలుకెళ్ళేటప్పటికి అక్కడొక కొత్త ప్లేస్‌లోని మనమెళ్లి కూర్చొని, చిన్న బెదురుంటుంది ఎవరికైనా ఒక కొత్త ప్లేస్ కదా అని.
ఖచ్చితంగా. మనకేందంటే, అదేదో పెద్ద జైలు, <chuckles> లేపోతే అడవిలో మనల్ని బడేసినట్టు, మనకే తాళం యేసేసారు.
<coughs> హ్మ్. పైగా అమ్మానాన్న ఆ! అమ్మానాన్న వదిలేసెళ్ళిపోతారక్కడ. వాళ్ళ కాసి చూసినప్పడికాళ్ళుండరు.
హ్మ్. అ అసల ఎలా ఏడుస్తూ ఉంటాం అండి. మొదటి రోజు గాని బడికి పోతే మ వ మొదటి రోజనే కాదు, ఆ వారం, ఆ నెల మొత్తం కూడా అలాగే ఉంటది.
<sneezes> చాలా దారుణం అండి బాబు. పా ఫ్రె కానీ, మొత్తానికి ఫ్రెండ్సవుతారు కాబట్టి, కొన్ని రోలుకి ఆళ్ళు సర్దుకుంటారు. ఏంటంటే, ఒక ఫ్రెండ్స్‌ అనుకుని. ఇంకా మనకి మ కొన్ని రోలు తర్వాత ఎలగుండుద్దంటే, ఈరోజు మా ఫ్రెండ్‌తో మాట్లాడుకోవాలి, లేదంటే షే ఏమైనా మ డిస్కస్ చేసుకోవడం గాని, పెన్సిల్లు, పెన్నులు ఇసురుకోడాలు ఏవో ఒకటి సంథింగుంటాయి. వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పడుతుంది మనకి. ఇలాగే కొంచెం పెద్దయింతర్వాత, ఆహ్, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదంటే వేరే, వేరే సందర్భాల్లో అవ్వచ్చు, వేరే ప్రాంతాలకెళ్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎలాంటి ఫ్రెండ్‌షిప్పులు మీకు దే దగ్గరయ్యేయి.
అవును. అది వరకు వాస్తవం. హ్మ్. కచ్చితంగా. హ్మ్. అ హ్మ్. అవును. అవును. కచ్చితంగా.